<laughs> చక్కగా బావుంటుంది. అదీ అంటే, ఆహ్, అలా ఊహించుకుంటాం. ఆ! ఇంకేమి? <chuckles> సరిపోయింది ఇద్దరికీను. ఆ! అది. అది.
ఆ! <chuckles> నేను 'ధనుష్' లాగా సన్నగా ఉంటాను. హ్మ్. నేను ధనుష్ లాగా సన్నగా ఉంటాననమాట. <sniffs> అయితే, ఇద్దరం కూర్చొని డాన్సేస్తా ఉండేవాళ్ళం. ఊగిపోతా, డాన్స్‌లేస్తా ఆ పాటొచ్చిన ప్రతి పద్దాకల. మేవూ ఆ పాట పెట్టుకొనీ టీవీ ముందలా తిప్పుకోటాలు గానీ, అట్లాగా చేస్తా ఉండేవాడిననమాట. మాకింకా అప్పుడు పిల్లలు లేరు. అప్పుడు చేసేవోడిని అలాగా. హ్మ్. ఇన్
పద్ ఆ! అది. పిల్లలు లేరు అప్పుడు. అది. యుక్త వయసు, అప్పుడూ అప్పుడే పెళ్లయింది నీకు చక్కగాను. ఆ! డ్యుయెట్లన్నీనూ. అది. ఆ! నీకు ఇష్టమైనవన్నీ పాటలు పెట్టుకునీ వింటూ ఉండడం, అది ట్ స్టెప్పులెయ్యడం. ఆ! చక్కగాను. ఆ!
ఆ! డ్యుయెట్లు. ఇంక మాకింకేవున్నాయి సినిమాలు, డ్యూయెట్లు అట్లాగేసుకునేవాళ్ళవింక. హ్మ్. హ్మ్. యేస్తా డాన్స్‌లేస్తా ఉండేవాడిని. ఆహ్, బా పిల్ల లావ్ ఏవంటారు దిన్ని? బొద్దుగా ఉండేది కొంచెం. బావుండేది బొద్దుగా పట్టుకోవడానికి. <giggles>
అవును. ఆహా! అదే. అదేదే. బొద్దుగా అంటే, తెల్లగా ఒకాక కొంతమందీ బొద్దుగా ఉన్నా ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అది. అది. ఆ! ఆ! మరీ లవ్ మ్యారే అదే మరి. <laughs> అందుకే కదా!
ఆ! అందంగా ఉంటారు. హ్మ్. ఆ! హ్మ్. మా ఆవిడ ఆకర్షణీయంగానే ఉంటది. బావుంటది. లవ్ మ్యారేజ్ గదా! మంచిగానే చూసి చేసుకున్నానులెండి. <laughs> సినిమాల నించే ఈ లవ్వు గూడాను. సినిమాల నుంచే ప్రభావం నాకంతా.
అది. అది. అక్కడే అలాగా ఆ ప్రభావం పడింది. అది. ఆ
హ్మ్. ఫస్ట్ టైము బిజినెస్ మ్యాన్ సినిమా చూసినప్పుడు 'కాజల్' లాంటమ్మాయి కావాలని జెప్పేశాను. 'కాజల్' లాంటమ్మాయిని లవ్ జేశాను. పడేసేసాను. ఆ అమ్మాయి ఏమైంది <laughs>
అది. ఇంకోలిని. ఇంకో ఎవరో 'ప్రభాస్' లాంటి వాళ్ళని చూసుకున్నారు.
<laughs> ఇంక ఎవరొ, ఎవరెవరో వస్తా ఉంటారు ఇంక అట్లాగా. న <chuckles> ఒచ్చినోళ్ళనే. హ్మ్. టైమ్ టూ టైము.
అంతే కదా! అవి ఆ యుక్త వయసులో ఇవన్నీ కామనే. అలా అవుతూ ఉంటాయి చిన్న చిన్నవి. అది. అది సీరియస్‌గా ఉన్నది ఇది అనమాట. సీరియస్‌గా ఇక్కడ వర్కౌటయింది. అది. ఆ! అది.
హ్మ్. అవును. హ్మ్. అప్పట్లో ఈ సినిమా అంతే. ఎగ్జాక్ట్‌లీ. సీరియస్‌గా ఇక్కడ వర్కౌటయింది. స్కూల్లో ఉన్నప్పుడు 'ఇలియానా'. పోకిరి సినిమా రిలీజయినప్పుడు ఇలియానా.
ఆహా! ఇలియానా. <giggles> 'పోకిరి' సినిమా. అబ్బా! <chuckles> ఆ! అందులో సన్నివేశాలు నీకెలాగా, నీకుప్పటికి గుర్తున్నాయా కొన్ని సన్నివేశాలు? ఆ!
హ్మ్. ఆ! మా క్లాస్‌లో హ్మ్. పోకిరి సినిమా. మా క్లాస్‌లో జీవని అనీ ఒకమ్మాయుండేదనమాట అలానే. హుహు. గుర్తున్నాయి మొత్తమంతా. మా క్లాస్‌లో జీవని అని ఒకమ్మాయుండేది. ఇలియానాలాగనే ఉండేది.
ఆ! ఆ! ఇలియానా లాగా అలాగా ఉన్నారనమాట ఒకళ్ళు. ఆ! నువ్వా?
ఆ! అలానే ఇంకా ఆ అమ్మాయి మీద క్రష్ పెంచుకున్నాను నేనప్పుడు. ఆ! పర్లేదులే. చిన్నప్పుడింక. ఇయన్నీ కామనింక. ఇయన్నీ గూడా చ ప్రభావం మొత్తం సినిమాల మీద.
ఆ! అది బాగా ఆహ్, చిన్న వయసులో కొంచెం అలా ఉంటుందది. ఆకర్షణీయంగా అందరూ క అలా కనిపిస్తూ ఉంటారు. చిన్ని చిన్నవది, అంత సీరియస్‌వి అయినవి కాదు విశేషాలు. ఆ! అది.
హ్మ్. అదే. అవును. హ్మ్. ఏహ్! కొట్టిచ్చుకున్నాము స్కూల్లో ఇయన్నీ కామన్‌గా జరిగినియ్యి. కాకపోతే హ్మ్.
ఆ! అదే కదా! నీ చదువు ఇవన్నీ పక్కనించి అవుతూ ఉంటాయి కదా! నీ ప్రయత్నాలు వృత్తి పరంగా.
అవును. ఖచ్చితంగా జరుగుతానే ఉంటాయి అయన్నీ. మా దానికేం ప్రాబ్లమ్ లేదు.

ఇది చిన్నప్పుడు కామిక్స్ చూసినప్పుడు, కామిక్స్ చూసినప్పుడు హిమ్యాన్, హిమ్యాన్ అని చెప్పేసి చిన్నప్పుడు ఒక కామిక్ వచ్చేది.
ఆ! హిమానని ఒక ఏంటది సూపర్మాన్ సూపర్ అ
హ్మ్. సూపర్‌మ్యాన్ సూపర్ సూపర్ పవర్స్ ఉంటాయన్నమాట హిమ్యాన్‌కి.
ఆ! సూపర్ పవర్స్ ఉన్నాయనమాట. ఆ!
ఆ! <smacks lips> అలాగా కత్తి పట్టుకొని, ఆ కత్తి కర్రలతోటి తాళ్ళు పెట్టేసి కత్తి అట్లాగా చేసుకునేవాళ్ళమన్నమాట. ఆ కత్తి పెట్టుకొని ఫైటింగ్‌లు చేసుకునేవాళ్ళం మేమంతా కూడాను సందులో.
ఆ! <chuckles> అది. అంటే క కత్తంటే ప్లాస్టిక్ టైపు కత్తులు.
ఆహా! కాదండి కర్రలని ఇరిపేసి, చెట్టు కర్రలనిరిపేసి అలా చేసుకునేవాళ్ళమన్నమాట హిమ్యాన్ కత్తిని చెప్పేసని. హ్మ్.
ఆ! అది కత్తి లాగా <laughs> అవును. అది చక్కగా బావుంటుంది తిప్పడానికి దానికి కూడాను. అది ఆ!
కదా! ఆ! అలానే అనిపిచి ఇట్లాగ ఆడుకునేవాళ్ళమన్నమాట మేము. హిమ్యాన్ అని చెప్పేసని, పవర్ రేంజర్స్, పవర్ రేంజర్స్ ఆ! ఫస్ హ్మ్. పవర్ రేంజర్స్ ఫస్ట్ ఫస్ట్ జూసింది పవర్ రేంజర్స్ నింజాస్ టామన్నమాట. పవర్ రేంజర్స్, నింజాస్ టామ్ అని చెప్పేసి ఇట్లాగ పెట్టుకునేవాళ్ళం నేను, మా తమ్ముడు. <chuckles> ఆ!
ఆ! అది ఆ! ఈ మ్యాన్. పవర్ రేంజర్స్, అవెంజర్స్ ఏవో అలాంటివి. ఆ! అబ్బా! <laughs> అదే పోకీమాన్ అలాంటివి కూడా ఏవో వచ్చేవేమో! అప్పట్లో ఆ! ఆ!
పోకెమన్ కూడా పోకెమన్, బే బ్లేడ్ అయన్నీ కూడా చాలా ఉండేయి. హ్మ్.
ఆ! బె ప్లేడ్ <chuckles> ఆ! <chuckles>
అయన్నీ ఉండేయి. దాని తర్వాత తర్వాతగా ఈ సినిమా చూశాను. జానీ.
అది. ఆ! జానీ ఆహా! అది ఎవరు అది.
హ్మ్. జానీ సినిమా చూసిన తరువాత నాకు ఒక్కటి మాత్రం భలే నచ్చింది సినిమాలో. ఎలా అంటే దాని మీద క్లాత్ మీద ఆహ్, జానీ అని చెప్పేసని రాసుకుంటాడనమాట పవన్ కళ్యాణు.
ఆ! అందులో ఎవరు హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అబ్బా! <chuckles> ఆ!
హ్మ్. దాని మీద ఆహ్, రుమాల్ మీద జానీ అని చెప్పేసి రాసుంటది.
రాసుకుంటాడు జానీ అని. ఆ! అలా నువ్వు కూడా రాసుకున్నా <laughs> నువ్వు
హ్మ్. దాన్ని హెడ్‌కి కట్టుకుంటారనమాట. అలాగ నేను పెన్ పెట్టేసి కర్చీఫ్ మీద జానీ అని చెప్పేసని రాసుకొని, నా హెడ్‌కి కట్టుకొని అలా తిరుగుతా ఉండేవాడిని సందులో.
రాసుకొని? అబ్బా! <chuckles> అలా కూడాను. ఆ! అంత ప్రభావం. ఆ! అది.
హ్మ్. అందరు కూడా తిట్టేవాళ్ళన్నమాట. హ్మ్. మాములుగా ఉన్నపుడు అలా కట్టుకునేవాడిని ఏదైనా ఫైటింగ్‌లు, గీటింగ్‌లు ఏదైనా చేయాలనుకున్నపుడు కాలికి కట్టుకునేవాడినన్నమాట ఆ తలది తీసి అంతా <laughs>
ఆ! అబ్బా! ఆ! అంటే ఆ సినిమాలో అలా చేస్తాడా కథానాయకుడు? అది. <chuckles> ఆ!
అలా చేస్తాడు అందుకని చెప్పేసని. ఏంటంటే మ్యానరిజం‌లో అలా చూయించేవాళ్ళు ఇంతకు ముందు.
మ్యాన్ రిజం. <chuckles> కానీ ఎంతో నిజంగా మధురానుభూతులవన్నీ అసలు మర్చిపోలేము అసలు ఆ సంఘటన. ఆ! ఆ!
హ్మ్. కదా! ఆ! ఇయన్నీ కూడాను చాలా వరకు ఆ! దాని తరువాత ఒకరోజు ఈ ఎదో సినిమాలో గుడుంబా శంకర్ సినిమాలు అనుకుంటా. ఆ చిట్టి నడుమునే చూస్తున్న చిత్రహింసలు చస్తున్నా అని చెప్పేసని ఒక పాటుంటది దాంట్లో పవన్ కళ్యాణ్ <chuckles> పవన్ కళ్యాణ్ ప్యాంట్
ఆ! ఆ! గుడుంబా శంకర్. ఆహా! అబ్బా! <chuckles> ఆ! అది. ఆ పాటలన్నీ కూడా ఎంతో బావుండేవి అవి మంచి క్యాచీ సాంగ్స్ నిజంగాను. ఆ! అది ఈ మధ్య కాలంలో నీకు ఎవరు ఎ ఎ ఎక్కువ ఆకర్షితులవుతున్నావు నువ్వు? నువ్వు నువ్వు చూసిన సినిమా.
హ్మ్. అసలు చాలా హ్మ్. అసలు చాలా బావుండేదన్నమాట. దాంట్లో కామెడీ టైమింగ్ కాని హ్మ్. నేను నా డ్రెసింగ్ సెన్స్ అయితే మార్చుకుంది ఆహ్, మిర్చి సినిమా దగ్గర నుంచి నేను మార్చుకున్నా నా డ్రెసింగ్ స్టైలా.
ఆ! అది. మిర్చి అంటే ఎవరు ప యాక్టరు. ప్రభాస్ అబ్బా! ఆ! అది. ఆ!
ప్రభాస్ హ్మ్. దాంట్లో ఫార్మల్సేసుకుంటాడు. ప్లెయిన్ షర్ట్సన్న ప్యాంటులు.

ఆహా! అప్పుడు.
2012 ఫిబ్రవరీలో రిలీజయిందా సినిమా. అప్పుడు ఆ టైములో
అంటే పదం పదిహేనే 13 క్రితం అది. ఆ! ఆ!
13 క్రితం ఫార్మల్సనమాట. ప్లెయిన్ షర్టులు, ప్లెయిన్ పాంట్లు మంచి ట్రెండింగ్‌లోకి వచ్చేసినయి అప్పుడయి. దాని తరువాత
అబ్బా! అప్పుడు <chuckles> ఇంకా అందరూ అదే దుస్తులు ధరించడం మొదలు పెట్టారు అది చూసి ట్రెండు. అంతే. ట్రెండు సెట్టింగనమాటకడ.
హ్మ్. అవును. ఆహ్, ఆ! ఇన్ షర్ట్ చేసుకోవటం గానియ్యండి. అయన్నీ గూడాను నేను కాలేజుకి యేసుకెళ్ళేవాడిని అలాగా.
ఆ! చక్కగాను అది.
హ్మ్. అయి దొరికేయి కాదు. ఎక్కడ యెతికినా గాని ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోతనే ఉండేవాడిని.
ఆ! అదే క అదే రంగు వేసుకోవాలని కూడా ఉండేదనమాట. అది. అందుకే దొరికేవి కాదు. ఆ!
ఆ! ఇప్పుడు దొరుకుతున్నయి అయ్యే. ఇప్పుడు దొరుకుతున్నయి మల్లా అవి. ఇప్పుడదే మా ఆహ్, ఇప్పటికి, నేను ఆ స్టైల్ అప్పుడొదిలేసాను. మళ్ళా ఆ స్టైల్‌ని అదే పట్టుకొచ్చా నేను. కాకపోతే ఏంటి అని అంటే ప్లెయిన్ షర్టులే వాడుతున్నాను. కాపోతే కింద బ్లాక్ పాంటేసుకుంటున్నాను.
మళ్ళీ అది. ఆహా! బ్లాక్ ప్యాంట్ అందులో కొంచెం ఆ స్టైల్ వేరేమో, ఆహ్, ఇంకో రంగా అక్కడ. ఆ! అది! ఆ!
బ్లాక్ ప్యాంట్. హ్మ్. స్టైల్ వేరుగా హ్మ్. అలాగా మార్చుకుంటూ వచ్చాననమాట. దాని తరువాత చిన్నప్పుడు చూసుకుంటే ఇది పవన్ కళ్యాణ్‌ది ప్యాంట్ మీద పాంటేసుకొని ఇలా అంటాడనమాట. హీరోయిన్ ముందుల ఇప్పుతాడు ప్యాంటొక్కసారి. 2 పాంట్లు. ఆ! నేను ఆ పాటొచ్చినప్పుడు అల్లలేదు. <chuckles> నేనా చిన్న పిల్లోడినప్పుడు. హ్మ్. మా అమ్మ దగ్గరికెళ్లి ఎగురుకుంట ఎగురుకుంట యెల్లానమాట. అవును. ఎగురుకుంటే, ఎగురుకుంట యెళ్ళేవాడినన <chuckles> మా అమ్మ దగ్గరికెళ్లి. ఆ పాటొచ్చినపుడల్లా గూడాను. నేనొకసారి ఇప్పేసాను అలాగా. <laughs>
<chuckles> 2 పాంట్లు <laughs> అది కూడాను. ఆ! <chuckles> అది. ఆ! బ్యాగీ పాంట్లో ఏవో అనేవారు. ఆ! <laughs> ఆ! <chuckles> ఆ! ఆ! <laughs> ఒక ప్యాంటే కదా! ఇంకో పాంటుంటుంది కదా! అక్కడ. <chuckles>
లోపల ఇంకో పాంటు లేదు. <laughs>
<laughs> అలా కూడా ప్రమాదమయిపోయింది. ఆ! <chuckles> చిన్ ఆ చిన్న పిల్లాడివి కదా! అదే కానీ ఇవన్నీ బావుంటాయి. సా హాస్య సంఘటనలు అవన్నీను. <chuckles> ఆ! గుర్తుండిపోతాయలాగ. అది. ఆ!
<chuckles> చిన్న పిల్లోడినప్పుడు. నాకలా జరిగిందది అసలకి. ఆ! ఏవనలేదు. అందరును నవ్వుకున్నారు మొత్తమంతా. ఆ! అన్ని గుర్తుండిపోయాయి. ఆ! చాలా వరకు అందరితోటి సరదాగా హ్మ్. ప్రతి పాట ఏ పాటొచ్చిన గాని పాడతా ఉండేవాడిని. హ్మ్.
ఆ! ఈ మధ్య కాలంలోని ఏదైనా ఓ సినిమాలోని ఆ సన్నివేశం నీకు ఎన్ ఎంతో ఆకట్టుకున్నదా? ఏమైనా సన్నివేశాలు?